మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మనమే కొంచెం నాశనం చేసుకుంటూ, కొద్దిగా పాడు చేసుకుంటున్నాం అని చెప్పేసి, అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ, ఎవరు కూడా దాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి? అంటే సెల్ఫ్‌గా. ఏదో కొద్దిగా గవర్నమెంట్‌ని అంటాం. వాళ్ళు చూడొచ్చు కదా! లేకపోతే వీళ్ళు చూడొచ్చు కదా! అనేసి అంటూ ఉంటాం. కానీ, మీ వరకు ఒకవేళ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా చెయ్యాలి, పర్యావరణానికి మంచిగా అనేటి అంటే, ఎటువంటిది చేస్తే మంచిదనేసి మీ ఉద్దేశం అండి?
ఇప్పుడు పర్యావరణం అంటే మొత్తం క్లైమేట్‌నే మనం అన్ని రకాలుగా నాశనం జేస్తున్నామండి. వాయు కాలుష్యం జేస్తున్నాము, జల కాలుష్యం జేస్తున్నాము, సో, సా సాయిల్ పొల్యూషన్ జేస్తున్నాము, ఆహ్, ఇంకా చాలా విధాలా ఏ రకంగా పాజిబుల్ అయితే ఆ రకంగా పొల్యూషన్ చేసి, వదిలుపెడుతున్నాం అసలా. ఒక్కొక్కటిగా
అవును. అవునండి. అదే. కాదేది కాలుష్యానికి అనర్హం అన్నట్టుగా అన్నిటిని వాడేస్తాం. అదే.
ఆ! అదే. అంటే ఎలా ఉంటుందంటే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలని, ప్రతి వేలో పొల్యూషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నామనమాట. అయితే దీనికి కూడా
ఆ! ఓకె. అంటే నాశనం చేయడానికి అనేక రకాలైన ఉపాయాలు వేస్తా ఉన్నామనమాట. ఓకె.
ఆ! అవును. ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏఐ వాడుతున్నాం. ఏఐ వాడుతుంటే, మనం ఊరికే రాండమ్‌గా క్వొషన్లడుగుతున్నాం. మనం ఒక్క క్వొషన్ అడగడానికి దానికి అర లీటర్ నీళ్ళు పడతాయి. దాన్ని కూల్‌డౌన్ చేయడానికి సిస్టమ్‌ని. అది కూడా ఫ్రెష్ వాటర్.
అవును. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. అదేలెండి. అర్థమైంది. అర్థమైంది. ఆ సర్వర్‌కి కూల్ చేయడానికి అంటున్నారు.
సో, ఎంత వాటర్ వేస్ట్ అవుతాయి? ఆ!
హ్మ్. అదే. అదే.
ఎంత వాటర్ పడుతున్నాయనేది ఆలోచించుకోవాలి మనం. అది పర్యావరణాన్ని
ఓకే. ఏదో జస్ట్ ఫన్నీగా మనం చేసే వాటికి కూడా పర్యావరణం ఎఫెక్ట్ అవుతుంది.
ఆ! ఎఫెక్ట్ అవుతుంది. అంటే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదండీ! ఇక్కడ మనం ఏదో చేస్తే, ఎక్కడో ఏదో పర్యావరణానికి నాశనం జరుగుతుంది.
ఓకే. <chuckles> అంటే మనం ఏం చేసినా కూడా ఏదోకటి జరుగుతానే ఉంటుందనమాట అయితే.
అది మనం తెలిసి చేసిన, తెలియక చేసిన. అవును. ఏది చేసినా సరే, మనం అది తెలిసి చేసినా, తెలియకుండా చేసినా, ఆహ్, ఫన్నీగా చేసినా సరే, మన వల్ల పర్యావరణానికి నష్టమైతే జరుగుతుంది.
అయ్య బాబోయ్! <giggles> ఓకే. హ్మ్. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా, అంటే ఇప్పుడు జరిగే నష్టాన్ని మనం ఆపలేనప్పుడు, దానికి కొంచెం హెల్ప్ చేయడానికి, ఊతమివ్వడానికి లేదా ఆహ్, తిరిగి పునరుద్ధరించడానికి, ఏదో ఒకటి చేస్తే మంచిది కాబట్టి, ఎటువంటివి చేస్తే మంచిదంటారు?
అదండి. ఇప్పుడు ఆ! ఏదో ఒకటి చేస్తే మంచిది ఖచ్చితంగా అండి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ మనము ప్లాస్టిక్కు వాడకాన్ని తగ్గించాలండి. నేనైతే ఇంట్లో ఫస్ట్ ప్లాస్టిక్కు అనేది మాక్సిమం టు మాక్సిమం అంటే ఫుడ్ విషయంలో అయితే ప్లాస్టిక్ ఏదీ వాడట్లేదు. ఇట్లా చైర్స్ అవన్నీ కామన్. అవి రీయూస్.
ఆ! ఓకే. ఓకే. హ్మ్. అదేనండి.
వన్స్ తయారయిన తర్వాత మనకి దగ్గర దగ్గరగా 25, 20 ఏళ్లొచ్చేస్తాయి చైర్లనేవి.
అవునవును.
ఇంట్లో వస్తువులనేవి కూడా వచ్చేస్తాయి. కానీ ఇవి ప్లాస్టిక్ బాటిల్స్. ఫస్ట్ టప్పర్వేర్ బాటిల్స్‌కి అసలు టప్పర్వేర్ బాటిల్స్ వాడకూడదండి. మన ఏదో ఒక టైంలో బాగా ట్రెండ్ అయినయ్యి, వాడేస్తున్నాం. కానీ, మనకి టప్పర్వేర్ ఏంటంటే రూట్ మనము బాటిల్‌కి ఎవ్రీ ఇయరు ఒక లేయర్ ఊడిపోతది.
ఓకే. అదే. ఓహ్! ఓకే. అంటే సన్నగా, చిన్న చిన్న పొడి పొడిగా ఊడుకుంటూ, ఒక లేయర్ ఊడిపోతుంది. ఆ!
ఒక లేయర్ ఆఫ్ ప్లాస్టిక్. ఆ! ఒక లేయర్ ఊడిపోతుంది. అలాగా లేయర్ ఊడిపోయి ఎక్కడికెళ్తోంది ఆ ముక్క? ఊడిపోయి గాల్లో కలుస్తుందా? లేదు. ఫుడ్‌లో కలుస్తుంది, వాటర్‌లో కలుస్తుంది.
అవును. అదే మనం తాగుతాంగా.
తాగుతాము. అది మన బాడీలో ఉంటది. ఎంత దారుణం అంటే అండి, మనకి తల్లి పాలల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉంటున్నాయంట.
ఓకే. అయ్య బాబోయ్! <chuckles> ఓకే. ఇంకసలు మనకి స్వచ్ఛంగా అసలు ఏది లేదిక.
అది. అంత దారుణంగా ఇంకేది లేదు. ఇంకొకటి ప్లాస్టిక్ మెయిన్ యూసేజ్ అసలు మనకి హెల్త్‌కి పాడైపోవడానికి మెయిన్ యూసేజ్ ఇది. ఇంట్లో ఎవ్వరు గమనించేదేంటంటే, చాపింగ్ బోర్డ్.
అదే. ఆ! అది దానివల్ల ఏంటి ఆహ్, ప్రాబ్లమ్?
ప్లాస్టిక్ చాపింగ్ బు దాని మీద ఫుడ్ కట్ చేశాం. దాని మీద ఎన్ని స్క్రాచెస్ పడతాయి మనం నైఫ్‌తో కట్ చేసినప్పుడు? ఆ స్క్రాచెస్‌లో ఉండాల్సినంత ప్లాస్టిక్కు ఏమవుతుంది?
ఆ! చాలానే పడుతూంటాయి. ఓహ్! ఓకే. ఓకే. అయితే అవన్నీ కూరగాయల్లోకోచ్చేస్తాయిగా! అవును.
మనం కట్ చేసే కూరగాయలకు అంటుకుంటుంది. ఆ కూరగాయలు మనం కూరలో వేసి కూర వండుకుంటున్నాం.
అంటే ప్లాస్టిక్కు తింటున్నాం మనం.
ప్లాస్టిక్కు మైక్రోప్లాస్టిక్స్ తింటున్నాం.
ఓహ్! ఓకే. ఓకే. డన్. అర్థమైంది. అర్థమైంది.
మనము ఈ విధంగా ఎంతో మైక్రోప్లాస్టిక్‌ని మనం కన్స్యూమ్ చేస్తున్నామో మనకు తెలియట్లేదు.
అద్దెలెండి. అంటే మనం తెలిసో, తెలీకో అంటే తె తెలిసో <chuckles> ఏముంది ఇకా? అక్కడ తెలియకువడానే చాలా తినేస్తున్నాం గదా మనం.
అవును.
ఓకే.
మన బ్లడ్ స్ట్రీమ్‌లో ప్లాస్టిక్కు రెసిడ్యూస్ అనేవి దొరుకుతున్నాయి. అంటే మన కంటికి కనిపించవు అవి మైక్రోప్లాస్టిక్స్ అంటే. ఉన్నట్టి కణాలు, అవి అక్యుములేట్, అక్యుములేట్ అయ్యి, ఒక రోజు బ్లడ్ వెసెల్ బ్లాక్ అయితే పరిస్థితి ఏంటి? పర్యావరణం గురించి వదిలేయండి. మనిషి పరిస్థితి ఏంటి? హార్ట్ అటాక్ వస్తది. పోతారు.
అదేనండి. అయిపోయింది. <chuckles> అవును. అవును. చచ్చిపోతారు. అందరూ పోతారు ఇక.
ఇప్పుడు రోజుకి రోజుకి ఒక కణం వస్తుందనుకోండి.
ఓకే.
ఒక్కొక్క ప్లాస్టిక్కు కనం. 365 రోజులు 365 కణాలొస్తాయి చిన్న చిన్న కణాలు. అలా ఒక 10ఏళ్లు తింటే
అదే. వచ్చినయేమన్నా కామ్‌గా కూర్చుంటాయంటే, ఎక్కడో చోట గూడు కట్టుకొని ఉంటాయి. వచ్చినయ వచ్చినట్టు అక్కడ చేరతాయి.
ఆ! అదే. ఒక 10ఏళ్ల తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత ఇవే క్యాన్సర్ సెల్స్ కింద తయారవుతాయి. ఇవే హార్ట్ అటాక్‌కి రి రిలేటెడ్‌గా అవుతాయి.
అయ్య బాబోయ్! చాలా జాగ్రత్తగా ఉండాలయితే. అంటే చాపింగ్ బోర్డ్ కూడా ఎఫెక్టే అనమాట అయితే మనకి.
అది. హ్మ్. అందుకనే ఆ! చాపింగ్ బోర్డ్ కూడా చాలా ఎఫెక్ట్ దానికి ఆల్టర్‌నేటివ్ ఉంది మనకి. అదే ప్రైజ్‌లోనే ఉంది. స్టీల్ చాపింగ్ బోర్డ్స్ వస్తాయి. వుడ్డు వుడెన్ కూడా వాడొచ్చు. కానీ వుడెన్ వల్ల ఏంటంటే, ఫంగస్ వస్తది దాని లోపల. చెక్కకి. ఎందుకంటే, మనం తడులు కూడా కోస్తాం కదా! ఆ! సో, దానికి ఆల్టర్‌నేట్ ఏంటంటే, స్టీల్ చాపింగ్ బోర్డ్.
వుడ్. ఆహాహా! ఓకె. ఓకె. అదేలెండి. చెక్క తడుస్తా ఉంటదిగా. హ్మ్. ఓకె. ఓకె. అదేలెండి. అదైతే పర్లేదంటారా?
ఆ! అదైతే పర్లేదు. అదేంటంటే ఆహ్, లేకపోతే స్టోన్ చాపింగ్ బోర్డ్, మా ఇంట్లో అయితే, స్టోన్ వాడతాము. మనకి గ్రానైట్ స్టోన్ ఉంటది కదా!
అవును.
ఆ గ్రానైట్ స్టోన్‌ని మామూలుగా ఇంటిష్ ఆహ్, కిచెన్‌లో స్లాబ్ వేయించినప్పుడు మిగిలిపోయిన ముక్కని ఇట్లాగా చాపింగ్ బోర్డ్‌లాగా కట్ చేయించి వాడతాము.
ఆహా! ఓకే. ఓకే. అర్థమైందండి. అంటే ఏదైతే కిచెన్‌లో ఆల్రెడీ ఉంటుందో, అది కాకుండా ఒక ముక్క సెపరేట్‌గా దీనికోసం ఉంచుకున్నారు.
ఆహ! దీనికోసం ఉంచుకున్నటన్ని కాదండి. మామూలుగా మిగిలిపోయింది ముక్క.
ఓకే. ఓకే. మిగిలిపోయినందాన్ని ఇలా వాడుకుంటున్నారన్నమాటయితే.
ఆ! ఇలా వాడుకుంటున్నాం గ్రానైట్‌ని అది కొంచెము బరువుగానే ఉంటది కానీ
అదే. అంటే ఈ ఈ ఏదైతే ప్లాస్టిక్కు చాపింగ్ బోర్డ్ ఉందో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఇదొక రకమైన ఆహ్, మార్పు అన్నమాట.
ఆ! ఇదొక రకమైన మార్పు. ఇలాగా. ఇంకా బాటిల్స్ కూడా స అన్ని స్టీల్ బాటిల్సే స్టోరేజ్ కంటైనర్సు, ప్లాస్టికే మనం ఎందుకు స్టోరేజ్ చేస్తామంటే, కంటికి కనిపిస్తాయి లోపలే పదార్థం ఉందో అని చెప్పేసి.
ఓస్ అవును. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయని.
అయితే గ్లాస్, స్టీల్ కలిపి కొన్ని స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయండి. అంటే ఒక ఒక ఒక చిన్న ప్యాచ్ ఒకటే గ్లాస్ ముక్కొస్తది. మిగతాదంతా స్టీల్ ఉంటదన్నమాట.
ఓకే. అంటే విజిబిలిటీ మాత్రం ఎక్కడైతే కనపడాలో అక్కడ వరకు గాజు ఉంటది. మిగతాదంతా స్టీల్ కవర్ చేస్తది. ఓకే.
ఆ! స్టీల్ కవర్ చేస్తది. అలాంటివి, అది కేజీ డబ్బాలు, 5 కేజీల డబ్బాలు అన్నీ ఉంటాయన్నమాట. లేదు ఇంకా ఈజీగా ఉండాలి, మనకు ఆర్గనైజింగ్‌కి, ఈ గ్లాస్ కూడా అవసరం లేదు. సేఫ్టీ అంటే
హ్మ్. అంటే ఎందుకు ఇప్పుడు ఆ ప్లాస్టిక్కు ఏదైతే మనం కంటైనర్స్ వాడుతున్నామో, దాని వలన కూడా ఎఫెక్ట్ ఉంటుందా?
దానివల్లంటే ఎంతో కొంత ఈ మనకేంటంటే ఇప్పుడు ఇదివరకు మన ఇంట్లో మనం ఈజీగా గమనిస్తే, పాత బబుల్ గమ్ డబ్బాలు, లేతే బిస్కెట్ డబ్బాలు, ఈ డబ్బాలన్నీ తెచ్చుకొని ఆ డబ్బాల్లో వేసుకుంటారు. నిజంగా మన అమ్మలు చెప్పాలంటే.
ఓకే. అవును. అవునవును. వాడతారు.
ఈ డబ్బాలన్నీ ఉండే కొద్దీ కలర్ మారతాయి. ఎప్పుడైనా గమనించారా?
ఆ! కొద్దిగా ఎల్లోఇష్‌గా వస్తా ఉంటాయి గదా!
కనీసం ఆ! ఎల్లో ఇష్‌గా వస్తాయి. అదేమవుతుంది? ఈ సన్ రై ఆహ్, రేస్ పడి ఆ బ్రీత్ అవుతదనమాట ఆ ఫుడ్ పార్టికల్స్‌లోకి.
ఓకే. ఓహ్! ఓకే. ఓకే. అదేలెండి. అర్థమైంది. అది కొంచెం ఏదైతే ఆ సన్ రేస్ పడి కొద్ది కొద్దిగా ఒక చిన్న ఇందాక ఎలాగైతే వాటర్ బాటిల్‌లోంచి వాటర్‌లోకి కలిసిపోయాయో, అలా కలిసిపోతున్నాయనమాట ఈ ఫుడ్‌లో కూడా.
ఆ! ఫుడ్‌లోకి మెల్ల మెల్లగా కలుస్తాయి. అయితే దానికి ఆల్టర్‌నేట్ ఏంటంటే, స్ మనకి ఎప్పుడో నుంచి ఉన్నవే స్టీల్ డబ్బాలు. ఆ స్టీల్ డబ్బాలు మనకి ఏందుల్లో ఏదుందో, తెలీదు అని అనుకుంటే ఏంచక్కా పేర్లు కొట్టించుకోవచ్చు.
ఓకే. అదే కదా! అయినా అసలు శుభ్రంగా ఉన్నదాన్ని, ఈ ప్లాస్టికోచ్చి చెడగొట్టి, మళ్ళీ ఇప్పుడు జనాలందరూ మళ్ళీ ఎనక్కెళ్తున్నారు.
అంతే.
<giggles> అదే గదా!
ఇప్పుడు దాన్ని మంచిగా, ఇప్పుడు ఇదివరకు మనోళ్ళు జ్ఞాపకార్థమని పేర్లు రాయించేవాళ్ళు. మనం మంచిగా స్టీల్ డబ్బాలు కొనేసుకొని కందిపప్పు డబ్బా, మినపప్పు డబ్బా, చింతపండు డబ్బా, ఇంకా మనకి ఆర్గనైజింగ్ కూడా చాలా ఈజీ అవుతది. అలా డబ్బాలు పెట్టేసుకుంటే. మనము సరుకులు కొనుక్కున్నప్పుడల్లా కడుక్కొని, ఒక చింతపండు డబ్బాలో చింతపండుంటది.
అవునవును. అదే. ఎక్కువ కాలం కూడా ఉంటాయి గదా! ఈ ప్లాస్టిక్కు డబ్బలు ఎప్పుడో పగిలిపోతాయో కూడా తెలీదు.
ఆ డబ్బులో పెట్టేసుకుంటా స్టీల్ డబ్బాలు దగ్గర దగ్గర వందేళ్ళుంటాయండి. ఈజీగా 2 జనరేషన్లు దాటేస్తాయి.
ఈజీగా, నిజంగానే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మేము వాడేవి <chuckles> కూడా మా నానమ్మగారియో, ఎవరియోవి కూడా ఉన్నాయి కొన్ని. కొన్ని ఐటెమ్స్ అలాగే ఉన్నాయి.
అవును. నిజమే. అలాగా ఆహ్, ఇవి పెట్టుకోవాలి. స్టీల్ డబ్బాలు వాడాలి. దానివల్లేంటంటే, మనకి పాడైపోతే ప్లాస్టిక్కు బయట పడేయము. పర్యావరణానికి కూడా చాలా మేలు జరుగుతుంది.
అదే. ఓకే. అంటే అసలు వాడకమే మనం తగ్గించేస్తే, మనం వాడకనప్పుడు ఇక పడేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, పడేస్తే వాత్ పర్యావరణానికిబ్బంది కాబట్టి, డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా మన పర్యావరణానికి హెల్ప్ అవుతుందనమాట.
ఉండదు. ఆ! పర్యావరణానికి హెల్ప్ అవుతుంది ఒకటి. మనం వాడట్లేదనుకోండి, తయారీ తగ్గుద్ది. తయారీ తగ్గితే మనకి ఆహ్, పొల్యూషన్ కూడా రాదు కదా! అప్పుడు ప్లాస్టిక్కు ఫ్యాక్టరీస్‌లో ఎంత పొల్యూషన్ వస్తదో. అవి వేడి చేసి దాన్ని కరిగించి, ఆ ప్రాసెసు.
హ్మ్. ఆహా! ఓకే. డన్. అవునులెండి. వాటి మ్యాన్యుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కూడా ఆహ్, ఎయిర్ పొల్యూషన్ గానీ, ఇదంతా అవుతుంటుంది కాబట్టి, దాన్ని కూడా తగ్గించొచ్చు. నిజంగానే.
అవును. అవును. ఇలా కూడా మనం చాలా వరకు హెల్ప్ చేయొచ్చు పర్యావరణానికి, ఇది తగ్గించడంలో.
యాహ్! అంటే ఒక్క బాటిలు లేకపోతే, అంటే ఒక్క ఇంటిలో మనం ప్లాస్టిక్కు లేకుండా ఉంచగలిగితే గనక, దాని డైరెక్ట్ ఎఫెక్ట్ పర్యావరణం మీద ఉంటుంది. ప్లసు ఏదైతే ఫ్యాక్టరీలున్నాయో అవి తగ్గిపోతాయి కాబట్టి, దాటు వరంగా కూడా ఫా ఆహ్, మన పర్యావరణానికి హెల్ప్ చేసినట్టే.
ఆ! హెల్ప్ చేసినట్టే చాలా వరకు. ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు డిమాండ్ ఉంటేనే సప్లై ఉంటుంది. డిమాండ్ లేదనుకోండి. సప్లై ఎందుకు చేస్తారు? వాళ్ళకేమైనా పిచ్చా? అవును. అదే.
ఆ! వాళ్ళు ఎందుకు జేస్తారు అవసరం లేదు గదా! అవును. ఇంకా ఏం చేయొచ్చు? అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాడడం తగ్గించేస్తే ఇలా ఉపయోగమన్నారు. ఇంకేం చేయొచ్చుంటారు పర్యావరణానికి?
పర్యావరణాన్ని కాపాడడానికంటే మేవింట్లో అయితే ఏం జేస్తామంటే చిన్న డిస్టెన్స్ అనుకోండి. దగ్గర డిస్టెన్స్ అనుకోండి. ఒక ఆహ్, 500 మీటర్స్ దూరంలో షాప్‌కెళ్ళాలి. నడుచుకొని ఎళ్ళాలి. సైకిల్ ఏసుకొని ఎళ్ళాలి.
ఓకే. అదేలెండి. అంటే సందు చివర కొట్టో ఏదో ఒకటైతే నడుచుకుంటు ఎళ్ళిపోతారిక.
ఆ! నడుచుకొనెళ్ళడమో, కొంచెం సందు చేరుకోడానికి అదొక అర కిలోమీటర్ దూరమున్నా నడుచుకొని ఎళ్ళొచ్చు. వాకబుల్ 500 మీటర్స్ అయితే నడుచుకుంటూ ఎళ్ళాలి. ఈ దూరం కూడా నడవలేరసలు. బండేసుకెళ్ళిపోవాలి. ఆ! పెట్రోల్ అసలు ఊరికినే రూపాయికొస్తున్నట్టే ఏసుకెళ్తారు అసలు బండి. ఇక్కడ వీధి చివర ఉన్న దానికి కూడా.
ఓకే. ఓకే. అదేలెండి. అవునవును.
ఆ! నడకంటే అస్సలా ఎవ్వరిక నడ నడిచే ఓపికే లేదు చెప్పాలంటే.
అంటే కే ఆహ్, చెప్పాలంటే స్టెప్స్ మీదకి బండి తీసుకురాలేం కాబట్టి అక్కడన్నా ఆపుతున్నామండి. లేకపోతే గనక <chuckles> గుమ్మం నుంచి డైరెక్ట్‌ ఆ స్టెప్స్ మీద దిగి ఎళ్ళేవాళ్ళాం.
అవును. డైరెక్ట్‌గా ఆఫీసు. ఆఫీసులో సీట్ ముందరికి కా బండెళ్ళిపోద్దంటే డైరెక్ట్‌ అక్కడ ఆపి ఆ బండి మీద కూర్చొని వర్క్ చేసేసుకుంటారు.
ఖచ్చితంగా ఉంటది.
అదే. ఇలాగా దగ్గర దగ్గర ప్లేసెస్‌కి ఫస్ట్ బండి తీసుకెళ్ళకుండా ఉంటాం మేము. అంటే మాక్సిమం టు మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడడానికి ట్రై జేస్తాం.
ఓకే. అదేలెండి. అంటే వీలు కుదిరినంత వరకు, ఇక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే బస్సులున్నాయో, ఆటోలున్నాయో అవి వాడుతారు.
ఆ! ఆటోలున్నాయి, వాడతాం. అంటే ఇప్పుడు ఆఫీసుకి మాక్సిమం మనకి ఆఫీసు క్యాబ్స్ ఉంటాయి. ఆఫీసు క్యాబ్స్ వాడడానికే ప్రయత్నిస్తాం. ఆ! మాకు కన్వీనియన్స్ ఉంటది, మా టైంకెళ్ళొచ్చు. మాకు నచ్చినప్పుడు ఎళ్ళొచ్చని చెప్పి, ఆహ్, ఇది బుక్ చేసుకుంటూ అంటే బుక్ చేసుకోవడమంటే బండి తీసుకొని వెళ్తూ ఉంటారు.
ఓకే. అవును. అదే అదే. అంటే కొంతమంది బైక్ ఆహ్, క్యాబ్ ఉన్నా కూడా దాన్ని వద్దనుకొని బైక్ మీదే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా!
అ అవును. అట్లాంటిది నేను అస్సలా అస్సలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఒకటి. ఇప్పుడింత హెవీ ట్రాఫిక్‌లో బండి నడుపుకుంటా ఎళ్ళాలంటే చాలా కష్టం. అందులో అంత దూరం కూర్చొని నడపాలంటే నడుములు పడిపోతాయి.
ఓకే. అవును. అదే. పైగా హెడ్డేక్ అండి. ఆ ట్రాఫిక్ పద్దాక హారన్ కొడతా ఉంటారు గాబట్టి, లేనిపోని తలనొప్పి. హ్మ్.
ఆ! సేఫ్టీ కూడా కాదు. ఇంకొకటి, ఎవరు ఎట్లా ఒస్తారో తెలీదు. ఎవరెలా నడుపుతారో తెలీదు, మనం ఒకసారి రోడ్డు మీదకెళ్ళామంటే తిరిగొచ్చేంత వరకు ఆ ప ఎంత మంచి డ్రైవర్స్ అయినా మనమెంత చక్కగా ఎళ్తున్నా ఎదుటోడు చక్కగా రాకపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి.
అంతే. దేవుడి మీద భారం వేసుకొని, కళ్ళు మూసుకొని ఎళ్ళిపోతా ఉండాలంతే.
అవును. అయితే ఇప్పుడు ఆఫీస్ క్యాబ్ అనుకోండి. ఇంటి దగ్గర ఎక్కించుకుంటాడు. వాడే నడుపుతాడు. రిలాక్సింగ్‌గా ఎనకాల ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని పడుకున్నా సరే, ప్రాబ్లమ్ లేదు. ఆఫీసు ముందరే దింపుతాడు.
అవును. ఓకే. అందులోనూ ఇంకొకటుందండి. ఇలా ఏదైతే మీరు ఆఫీస్ క్యాబ్ అయినా సరే ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కళ్ళకి ఇవ్వరు. ఒక నలుగురు, ఐదుగురికి ఇస్తారు కాబట్టి, సో, ఒక్కొక్కళ్ళు బండి వాడేకన్నా, అందరూ కలిపి ఒక కారు వాడుకుంటే, పొల్యూషన్ తగ్గినట్టేగా. అది కూడా ఒక లెక్క. అవును.
అవును. పోనీ పోనీ మీ మన కారే మనం తీసుకెళ్లాలనుకుంటే, కార్ పూలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంప్లాయిస్ నలుగురు ఒక దగ్గర ఉంటారనుకోండి. లేకపోతే ఈ మధ్య నేనొక యాప్ చూశాను. ఎస్ రైడ్ అని చెప్పేసి. ఆ యాప్‌లో ఏంటంటే ఎస్ ఎస్ రైడ్. ఈ యాప్‌లో ఏంటంటే, ఎంప్లాయిస్ ఇప్పుడు నే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా ఆఫీస్ దగ్గరికి వెళ్లే రూట్ దాంట్లో అప్‌లోడ్ చేస్తాం జాయిన్ అయినప్పుడు, ఆ యాప్‌లో.
ఓకే. అదేలెండి. ఆహా! ఏ ఏం యాప్, ఎస్ రైడా? ఓకే. ఏంటి? దేనికి సంబంధించిందది? ఓకే. అంటే మీ రూటు. నేనిటు ఇక్కడ మా ఇల్లు, మా ఆఫీస్ ఇక్కడ, నేనిటు వెళ్తానుని చెప్పేసి ఒకటి అప్‌డేట్ జేసుకుంటారు.
ఆ! ఇప్పుడు కారున్న వాళ్ళు లేతే బండి ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా అప్‌లోడ్ చేస్తారనమాట. నాకు నాదిది ఆఫీసు. నాదిది రూట్ రోజు ఈ టైంకి నేను ఆఫీస్‌కి వెళ్తాను. ఒకవేళ ఈ రూట్‌లో మనకుంటే మనం ఆ క్యాబ్ వ ఆహ్, ఆహ్, ఆహ్, ఆహ్, బ్ కారు వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఓనర్స్‌తో కార్ పూలింగ్ చేసుకోవచ్చు. డబ్బులు డైరెక్ట్‌గా మిగిలతాయి. ఇప్పుడు మామూలుగా, మా ఇంటి నుంచి నేను మా ఆఫీస్‌కి బుక్ చేసుకోవాలంటే క్యాబ్ ఐదొందలవుతది. కానీ ఇక్కడ 150 రూపాయలే.
ఆ! ఓకే. ఆఫీసు టైమింగ్స్ కూడా. ఆ! ఓహ్! ఓకే. అదేనండి. ఓకే. అదేలెండి. అంటే సెపరేట్‌గా మీకోసమేమీ వెళ్ళట్లేదు. ఆయన ఎళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఆహ్, తీసుకెళ్తాడు కాబట్టి డైరెక్ట్‌గా అంటే అది కూడా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కాకుండా ఆ ఎళ్ళే దారిలో దింపేస్తాడేమో మే బీ.
ఆ! ఆ! వాళ్ళు అంటే, ఆహ్, ఇప్పుడు మామూలుగా వేరే క్యాబ్స్ అనుకోండి. డైరెక్ట్‌గా మన లొకేషన్‌లో దింపాలి. ఇది అట్లా ఉండదు. ఆయన ఆఫీసు ఇక్కడ, నీ ఆఫీసు ఇక్కడ ముందే తెలుస్తది. ఆయన ఇక్కడ డ్రాప్ చేయగలుగుతాడు నిన్ను. దాని తర్వాత నుంచి నీకు కావాలంటే ఒకవేళ ఒకటే దగ్గరనుకోండి, ఆఫీసు పక్కనే ఉంటది కాబట్టి దింపేస్తారు. లేదు, ఒక కిలోమీటర్ దూరం ఉందంటే ఆయన ఆఫీసుకెళ్ళే దారులో నీకు దగ్గర దారులు ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతారు. అక్కడి నుంచి నీకు కమ్యూట్ చూసుకోవాలి నువ్వు.
అవునవును. అదే. అదే. అవునవును. అదేలెండి. అంటే వాళ్ళ దారి, మన దారి ఎక్కడైతే కొంచెం క్రాస్ అవుతుందో అక్కడ వరకు ఉపయోగించుకొని, అక్కడి నుంచి మన దారి మనం.
ఆ! కొంతమంది ఒకటే, ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉంటాయి. రకరకాల కంపెనీస్ ఉంటాయి ఒక బిల్డింగ్‌లో అలా ఉన్న వాళ్ళు ఉంటే అదే బిల్డింగ్‌లో దింపేస్తారు. లేదా చుట్టుపక్కల అదే దారిలో వేరే బిల్డింగ్ అయితే ఆ బిల్డింగ్ దగ్గర దింపేస్తే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
అవును. అదే. అది ఇంకా చాలా సేఫ్ కదా! కొద్దిగా మనకి ఫైనాన్షియల్‌గా కూడా కొద్దిగా బ తక్కువ బడ్జెట్ అయిపోద్ది. అండ్ పర్యావరణానికి మీరన్నట్టు చాలా హెల్ప్‌ఫుల్‌గా కూడా ఉంటుంది.
అవునండి. ఇలాగ చాలా వేస్ ఉన్నాయి. అండ్ ఇది సేఫ్టీ కూడా. వాళ్ళు, ఆమంటే మనం అనుకోవచ్చు, ఎవరెవరో ఏం చేస్తారో మనకు తెలీదు కదా! అనుకోవచ్చు. వాళ్ళు వెరిఫై చేస్తారు. వాళ్ళ కంపెనీ మెయిల్ ఐడీ తీసుకుంటారు. వాళ్ళ లింక్డ్‌ఇన్ డీటెయిల్స్ తీసుకుంటారు యాప్ వాళ్ళు. పిలువ్
అదే. అదేలెండి. అన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా యాప్లు తీసుకుంటున్నాయి గాబట్టి పర్లేదిప్పుడు.
అవును. కరెక్ట్ ఎంప్లాయీస్ వర్క్ చేసే ఎంప్లాయీస్ అయితేనే వాళ్ళకి ఆ యాప్ యాక్సెస్ ఒస్తది.
ఆహా! ఓకే. ఎవరికి పెడితే వాళ్ళకివ్వరనమాట. అదే.
ఇవ్వరు. ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు ఆ వర్క్ ఈమెయిల్ ఐడీ వెరిఫై చేపిచ్చుకోవాలి. లింక్డ్‌ఇన్ వెరిఫై చేపిచ్చుకుంటే అప్పుడొస్తది.
అంతే. ఓకే. ఓకే. ఇది కూడా చాలా బావుందండి. అంటే పర్యావరణానికి మీ వంతు కృషిగా ఏమేం చేస్తున్నారు? అండ్ ఇటువంటి కొత్త యాపుల్ని కూడా ఉపయోగించుకొని, టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా ఎలా సేవ్ చేయాలనేది చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.